అవునండి.
కొద్దిగా ఖాతాలు పెట్టుకొనంటే, నెలవారీ తీర్చుకోడము లేకపోతే వారానికి ఒకసారి కొంత డబ్బులనేదివ్వడం.
ఆ! అవును.
ఇలాంటియన్నీ జరుగుతా ఉండేయనమాట అంటే, వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఎవరైతే ఆ గ్రామంలో ఉండేవాళ్ళో వాళ్ళు మాక్సిమం అదే షాప్‌లో తీసుకోడానికే మనకి ఇంకో ఆప్‌షనుండేది కాదు కదా! ఎక్కువ షాప్‌లుండేవి కాదు.
ఆ! ఓహ్! అవునవును. అవును.
కానీ ఇవాల్టి రోజునేం జరిగిందంటే, వాళ్ళికి చాలా షాపులు దొరుకుతున్నియి. సూపర్ మార్కెట్లంటన్నారు. లేకపోతే మాల్స్ అంటన్నారు. ఈ డీమార్ట్ <chuckles> చాలా పెద్ద పెద్దయన్నీ వచ్చేసినయి.
అవునండి. <chuckles> ఈ ఇప్పుడు ప్రెజెంటున్న జనరేషన్‌లో అవి చాలా బాగా పెరిగిపోయినియి మీరన్నట్టు అవును. నిజమే.
అవును. ఇంతకుముందు మీరు గమనిస్తే మనకి ఒక న్యూస్ పేపర్‌లో ఏదైతే బియ్యం రవ్వో లేకపోతే ఏదోకటి అంటే, మనం నిత్యావసర సరుకులేవైతే ఉన్నాయో, ఒక పేపర్‌లో చుట్టేసి ఇచ్చేసేవాళ్ళు. ఇంకా నాకు బాగ్గుర్తుంది. ఈ చింతపండుంది కదా! టామరిండ్.
హ్మ్. అవునండి.
దాన్ననుకోండి ఎలా ఇచ్చేవాళ్ళంటే ఒక పేపర్‌లో ఇలా పెట్టేసి, దానికి కనీసం తాడు కూడా చుట్టేవాళ్ళు గాదు.
ఓకే.
<giggles> ఆ పేపర్‌లో ఇలా చుట్టేసిచ్చేసేవాళ్ళు.
అవును. నార్మల్‌గా పేపర్‌లో ప్యాక్ చేసి ఇచ్చేస్తుంటారు. ఓ పల్లెటూర్లలో.
ఆ! ఇక దాన్ని ప్యాకింగేముంది చుట్టేసిచ్చేవాళ్ళంతే.
అవునా? ఇంక అదే ప్యాకింగ్ అనుకోవటమే అండి అక్కడ <chuckles> మీరన్నట్టు.
ఆ! వాస్తవం బా చెప్పారు. అదే ప్యాకింగ్ ఇంకక్కడ. <chuckles> అయితే అటువంటి కండిషను స్టార్టింగుండేది. ఇప్పుడు వాళ్ళకి కూడా అంటే జనాలందరికీ కూడా కొంచెం ఆహ్, అంటే మరీ డబ్బులు ప్రతీది రూపాయి రూపాయి దాచేసుకోవాలి అన్నట్టు కాకుండా, కొంచుం మనకి కొద్దిగా ఖర్చు పెట్టడానికి చూస్తున్నారు. దానికి తగ్గట్టేంటంటే, చాలామంది ఎలాంటియుపయోగిస్తున్నారంటే ఇలా ప్యాకేజ్డ్, ప్యాకేజ్డ్ గూడ్స్ ఏదైతే ఉందో అవి తీసుకోవడానికిష్టపడుతున్నారు.
ఆ! ఆహా! అవును.